అసలు నాకైతే మీరు, ఆ కాల్ రికార్డింగ్ పెట్టిన పద్ధతి అంటే, ఆ సమయంలో ఎవరికంత బుర్ర పని చేయదన్నమాట.
ఇప్పుడాయన మారాడు. నాకు గూడా అండి. నేనిన్ని రోజులు, నాకసలెందుకు ఐడియా రాలేదా? అనిపించిందండి. సడెన్‌గా, ఒక రోజు అది ఎందుకొచ్చిందో పెట్టేసానండి, కామ్‌గా ఎవరికీ చెప్పకుండా.
హ్మ్. మంచి పని చేశారు. అంటే, ఇప్పుడు దానివల్ల మీ జీవితమే మారిందని చెప్పాలి.
ఆ! నిజమే అండి. చాలా అంటే, చాలా అండి. నేను మా బ్రదర్‌తో ఒకటి షేర్ చేశానండి. ఇలా పెట్టాను అంటే, మా బ్రదరు, "వద్దు అలా పెట్టకూడదు, మంచి హాబిట్ కాదు అది ఇది" అని చెప్పాడండి. అయినా కూడా కరెక్టే మంచి హాబిట్ కాదు, అలా వేరే వాళ్ళ కాల్ రికార్డింగ్స్ విన‌ము వినడము. కానీ, నా సిట్యుయేషన్ గూడా అలానే ఉంది గదండీ!
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవునవును. అది అదవ్వకపోతే మీ ఆయనే మిమ్మల్ని నమ్మేవాళ్ళు కాదు! చాలా మంచి పని చేసారు నిజంగా.
హ్మ్. నమ్మేవారు గాదు. అదే ఇప్పుడది పెట్టడం వల్లే, ఆయనకి ఎవరేంటి అనేది అర్థమయిందండి. ఇప్పుడు, వాళ్ళు ఇది ఏం చెప్పినా నమ్మడండి, ఏదైనా నాకు చెప్తాడు. ఏదైనా చేశాడు. అప్పుడు నేనేం చెప్పినా, కళ్ళ ముందు వాళ్ళెలా అంటే, కళ్ళ ముందొకటి జరిగిందంటే, అది కూడా ఒప్పుకోరండి.
హ్మ్. హ్మ్. హ్మ్. అయ్యో! ఆ!
ఆహ్, దాన్ని కూడా తిప్పేసి, దాన్ని అనే అబద్ధం చేసేసారండి అలాంటి రకాలు.
అయ్యో! అయితే, మీరు చేసింది కరెక్టేలెండి. మీరేమలా అనుకోవద్దు. ఎందుకంటే, అలా ఉండే మనుషులకి అలా చేయడమే కరెక్టు. చిన్న చిన్న గొడవల్ని ఎలా సర్దుబాటు చేశారు. అలాగే అంత క్లిష్టమైన పరిస్థితిని కూడా మీరు, చాలా చాకచక్యంగా దాన్ని తప్పించారు. బావుందండి మీతో మాట్లాడడం. ఖచ్చితంగా మళ్ళి కలుద్దాము. ధన్యవాదాలండి.
హ్మ్. హ్మ్. కరెక్ట్ అండి. అవునండి. హ్మ్. అవును. ఓకె. మీరు గూడా మంచి ప్రశ్నలు అడిగారండి.